లే ఎ అంటే అప్పట్లో జస్ట్ చాట్ చేశేవాళ్ళం గదండీ. మీట్ అయిన తరువాత కొంచెం చాట్ తగ్గి కాల్స్ పెరిగినయి. కాల్స్ తరువాత, ఇంగ మనకుంటయి గదండీ! గర్ల్స్‌కి ఆన్లైన్ షాపింగ్స్ అవి. "ఇది బాగుందా? అది బాగుందా?" అని అడగడము డిసిషన్స్. అంటే
ఓకే. ఓకే. ఆహ్ అవునవును. మెడ ఎప్పుడైనా అంటే ఇద్దరు ఫస్ట్ మీట్ అయ్యారు కదా! మీట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఆహ్, ఏదైనా ప్లేస్‌ కేళ్లారా? లైక్ టెంపుల్ కావచ్చు. లేపోతే ఇద్దరు కలిసి షాపింగ్‌కి వెళ్ళడం గానీ సో అలా ఏ దేనికేళ్లారు?
షాపింగ్‌కి వెళ్ళామండి. షాపింగ్‌కి. షాపింగ్‌కి వెళ్ళామండి. అంటే పెళ్లి ఉండే హ్మ్. <chuckles> లేదు లేదు మా అన్నయ్యది పెళ్ళి ఉంటే, "నాకు సెలెక్ట్ చేయలేను. ఒక్కదాన్నే చూసుకోలేను లెహెంగా, అన్నట్టు పిలిచానండి. తను ఒచ్చింది. ఇద్దరం కలిసి <chuckles> హ్మ్. చేశింది. చేశింది. అంటే నా నా ఒపీనియన్‌కి గూడా ఓకే. అన్నట్టు అన్నది. ఇంగ రెడీ అయ్యి అన్ని జ్యువెల్లరీస్ కొనుక్కొని ఆరోజు ఆరోజు కలిశామండి మేము. హ్మ్. కలిసిన తరువాత ఇంగ అప్పటినుంచి మీట్ అయ్ దేవుడి దయ వల్ల మంచి ఫ్రెండ్ దొరికింది. ఆ! మంచి ఫ్రెండ్ దొరికిందండి నాకు.
ఏంటి టెంపుల్‌ కెళ్ళలేదా అసల? హ్మ్. మరి మంచిగా సెలెక్ట్ జేస్తుందా? హుహు. ఓకే. నీకి దేవుడి దయవల్ల యాహ్! ఇద్దరు మంచి ఫ్రెండ్సే దొరికారు. యాహ్! అంటే ఆ అబ్బాయి గూడా మంచిగానే ఉన్నాడు. కాకపోతే ప్రపోజ్ ఓటి జేశి మిస్టేక్ జేసాడు అంటావంతే. ఇలా కాకుండా, నువ్వు ఆన్లైన్‌లో ఫ్రెండ్షిప్ చేసి మోసపోవడం లాంటివి కానీ, ఆహ్, కొంచెం బాగా ట్రామాకు గురవ్వడం గానీ ఇలాంటివేమన్నా జరిగాయా మరి? అంటే అంత మంచి గాకుండా కొంచెం చెడు గూడా ఉంటుంది గదా! సో అలా నెగెటివ్‌గా ఏం జరగలేదా? ఎప్పుడు పాజిటివ్‌గానే జరిగాయా?
హ్మ్. హ్మ్. అంతే అండి. ఆ! అవునవును. ఆ! పాజిటివ్‌గానే జరిగింది గానీ అదొక్కటే అండి ఇందాక ప్రపోజ్ జేసిన ఆయనకి చెప్పాను గదండీ. అది కొన్ని రోజులు నేను ఫీల్ అయ్యానండి. అంటే అంటే ఆ! క తన ప్రపోజ్ చేయడం తన తప్పు కాదు, తను ప్రపోజ్ చేశాక, నేను ట్రావెల్ చేయడం నా తప్పైతది అది. తనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పటికి పోదండి.
అంటే ప్రపోజ్ చేయడం తప్ప? <chuckles> ఆ! యాహ్! అది నేను ఒప్పుకుంటా నిజంగా హ్మ్. యాహ్! యాహ్! నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. అండ్ ఆ టైంలో నీ మెచ్యూరిటీ అనేది నిజంగా వేరే లెవెల్ అంతే. అసలు నీకు ఇంత తెలివి పెరగడానికి కారణం ఎవరైనా ఉన్నారా? లేపోతే ఏమైనా పుస్తకాలు జదువుతావా? లేపోతే ఎలా? అదేదో చెప్తే <chuckles> టిప్పులు.
హ్మ్. <chuckles> ఆ! <chuckles> అర <chuckles> అంటే మాట్లాడుతూ ఉంటాం కదండీ ఫ్రెండ్స్ డిస్కషన్స్‌లలో అలా. అలా, అలా ఒచ్చిన ఆహ్, కొంచెం కొంచెం మెచ్యూరిటీ అది. <chuckles> పక్కన ఫ్రెండ్స్ అలా అలా ఒచ్చింది.
ఓకే. ఇప్పుడు

ఆ! ఉ ఉండాలండి క్వాలిటీస్ అంటే ఆ! చెప్పాను కదండీ! రీసెంట్‌గా మాట్లాడాలి ఆహ్, ఫీల్ లైక్ ఫ్రీ కూడా ఉంటుంది కదా! ఫ్రెండ్స్ అంటే ఫీల్ ఫ్రీగా ఉండి మాట్లాడాలి <smacks lips> ఏదున్నా షేర్ చేసుకోవాలి. ఆహ్, హ్మ్, ఆన్‌లైన్‌లో నాకు అదొకటి జరిగింది. ఇంకొక ఫ్రెండ్‌షిప్ ఇంకొక అమ్మాయికి పరిచమయిందండి నాకు. తనతో ఇప్పటికీ నేను ఫ్రెండునే క్లోజు. ఆ! అమ్మాయి నాకు చాలా
హుహు. ఓకే. ఓహో! అమ్మాయి. అమ్మాయి సూపర్. ఆ! ఆ అమ్మాయి ఎలా పరిచయమయింది నీకీ?
ఆ అమ్మాయి కూడా అలా ఏదో మ్యూచువల్ ఫ్రెండు అలా అలా ఉంటాయి కదండీ! అలా మా అసలు ఫ్రెండు ఆహ్, మా అసలు ఫ్రెండ్ పోయి ఆమె ఫ్రెండ్ అయింది. నాకెక్కువ ఇంకా ఎక్కువ క్లోజ్ అయింది. ఆ! హ్మ్, అంటే
అవును. అవునులే. సజెషన్స్‌లో వచ్చిందేమో. ఓహో! ఓకే. సో ఆమె కలిసాక ఏం మాట్లాడుకునేవారు ఫస్టు.
హ్మ్. అంటే ఆన్‌లైన్‌లో మాట్లాడిన తరువాత ఒక రోజు మీట్ అయ్యామండి. కలుద్దాం ఎక్కడున్నావు నువ్వు అన్నట్టు మీట్ అయినమండి. ఆహ్, తరువాత అన్ని తెలుసు కదండీ! ఆన్‌లైన్‌లో అన్నీ మాట్లాడుకున్నాం. సో తరువాత ఫిజికల్‌గా ఇలా నార్మల్‌గా కలుస్తాం కదండీ! టీ షాప్ లోనో రెస్టారెంట్‌లో తినడానికి అట్లా అట్లా కలిసినప్పుడు <sniffs> బా అనిపిచ్చింది. తను రియల్‌గా కూడా అలానే ఉంది అనిపిచ్చింది. నా దగ్గర ఏమి యాక్ట్ జేసినట్టు నాకు అనిపియలేదు తను. ట్రూ‌గా ఫ్రెండ్ తనకేమున్నాయో అదే చెప్పిందనిపిచ్చింది నాకు.
అబ్బబ్బా! అవునవునులెండి. టీ కల. ఆ! ఆ! ఓకే. అసల చెప్పావు కదా! తనలో నీకీ బాగా నచ్చిన విషయం ఏమన్నా ఉందా?
ఆహ్, తను సాంగ్స్ బా పాడేది. తను ఆ అమ్మాయి ఆహ్, ఇంకా కెరియర్ గురించి ఎక్కువ చెప్పేది నేనిది చేస్తున్నా తను ఏ అప్లికేషన్ చేసినా నేను ఆహ్, నేను ఇది చేస్తున్నా నువ్వు కూడా చెయ్యని నాకు లింక్స్ సెండ్ చేసేది. కెరియర్ పరంగా కూడా ఆహ్, అలా చేసేది తను. ఆ! మంచి సా
ఇంకా. ఓకే. అంటే మంచి సపోర్ట్ ఉందనమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటారంటే కెరీర్ పరంగా ఎవరన్నా ఒక ముందడుగు వేస్తున్నారంటే అది ఎవరికీ చెప్పరనమాట. ఎందుకంటే ఒకరు కుల్లుకుంటారనో లేకపోతే ఆ పని సక్సెస్ అవ్వదు అని ఇలా ఉంటాయి. సో ఆమె అలా కాకుండా నీకు అన్నీ షేర్ చేసి నిన్ను కూడా పుష్ అప్ చేస్తుందంటే నిజంగా మంచి ఫ్రెండే.
ఆ! అవునవును. అవునండి. ఖచ్చితంగా ఇది.

ఆ! ఆడియో కాల్సేమి లేదండి. కొన్నింటకు అదే చెప్తున్నా గదండీ, ఫస్టు చాటింగయ్యి, అయ్యి, తరవాత ఫ్రెండ్స్ అయ్యామండి. ఓకే. ఫ్రెండని అంటే, ఫ్రెండు. అంతకు మించేమన్నుంటే, నేనస్సలు మాట్లాడనని గూడా చెప్పానండి. ఆయనతో హ్మ్. ఆది
హ్మ్. ఓకే. దాని తర్వాత ఇంగాది ఫ్రెండ్ ఫె ఫ్రెండ్ వరకే ఆగిపోయిందా? లేకపోతే యాహ్, వేరే దానికేమన్నా దారి తీసిందే?
<laughs> అంటే, కొన్ని రోజుల తర్వాత, హ్మ్, నాకు నచ్చినవు, అదీ, ఇదీ, ఇంకా ఆహ్, రిలేషన్షిప్ మెయింటైన్ చేద్ ఆ! అన్నాడండి. ప్రపోజ్ జేషిండు. ఆహ్, ఆ! లేదు లేదు, నేను చెయ్యను. ఆ! ప్రపోజ్ గూడా జేషిండు. నాకు నచ్చదూ. ఆ! <chuckles> అంటే, ఆహ్, నువ్వు నాకు చాలిష్టం. ఆహ్, అంటే రోజు మాట్లాడుతున్నాం కదా! ఒకరికొకరికి తెలుసు గదా, మనము. నాకెందుకో ఆహ్, నీతో రిలేషన్ బావుంది. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే, బావుంటది లవ్ యూ అన్నట్టు, అన్నాడండి ఆయన. అంటే, నేను ఆహ్, నేన్ నేనొక్కటే సారిగా, నేను ఫ్రెండు లాగనే ఆలోచించినా, ఏ రోజు నేను ఆ ఆ విధంగా నేను ఆలోచించలేదు. ఆహ్, నా లైఫ్ పార్ట్‌నర్‌గా నేనే రోజు అనుకోలేదు సారీ. అన్నట్టు ఇచ్చానండి, రిప్లయ్ ఇచ్చాను. ఇంగప్పటి నుంచి
అన్నాడా? ఎయ్! మరి నువ్వేమన్నావు? ప్రఫ్ఫోస్ కూడా. ఎలా ప్రపోజ్ చేసాడు చెప్పు? ఆ! ఆ! నువ్వేమనిచ్చావు రిప్లయ్? ఓకే. దాని తర్వాత మీది బ్రేకా?
బ్రే అల అంటే అండి, తనకొక్కసారి ఆ ఫీలింగొచ్చింది అంటే, అది పోదండి. అది ఫ్రెండ్స్‌ తుగు ఫ్రెండ్స్‌గా ఉన్నా గూడా పోదు. మనమే వెళ్లి మాట్లాడితే, అది మన తప్పే అయితదండి. అన్ అప్పడినుంచి, నేను బ్రేక్ జేషినా అండి. మాట్లాడడం ఆపేచ్చి <chuckles> హ్మ్.
అబ్బా! అబ్బా! ఏమన్నా మెచ్యూరిటీన! సూపర్ సూపర్. నువ్వెప్పుడు అడగలేదా అతనికి? నాలో ఏమి నచ్చింది అంతగా లవ్ చేసావు? అసలుందా? <giggles> ఆహ్, అంటే, ఎ ఎలా లవ్ చేసావన్నట్టు, ఏమడగలేదా అతన్ని?
అంటే, మేబి నేను యాక్సెప్ట్ చేస్తే అడిగేదాన్నేమో! తరవాత, తరవాత.
ఆ! యాక్సె‌ప్ట్ చేషినా, చేయకపోయినా, సమ్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుంది కదా! అసలు, నాలో చూసి పడిపోయేంత, ఏముంది? సరే కనుక్కుందాం అన్నట్టు, ఆహ్, అలా ఏమనిపించలేదా నీకి?
<giggles> <chuckles> ఆ! లేదండి నేనూ అంటే, ఊరికే మాట్లాడేటోళ్ళం కదా! తవ్ తర్వాతాయనా, క్లోజయినంక అన్నీ అనడమూ, ఇంగ ప్రపోజ్ జేషినప్పటి నుంచి నాకింగ, ఇంగ ఆహ్, బ్రేక్ జేయడమే బెటరనిపిచ్చింది. అప్ ఇంగ నేను మాట్లాడితే, అది నా తప్పయితదండి తర్వాతా. అది నాకు నచ్చలేదు.
ఆ! ఇ ఇది చాలా మంచి విషయం జెప్పాలంటే. హ్మ్. యాక్చుల్‌గా మెచ్చుకోవాలనుంది, ఈ విషయంలో అయితే. ఎందుకంటే, ఆహ్, నీకింట్రెస్ట్ లేదు అతను చెప్పారు, చెప్పాక నువ్వు చాలా, మంచిగా హ్యాండిల్ జేసావని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఆహ్, నువ్వు ఫ్రెండుగా చూసి, నాకా ఫీలింగ్ లేదు, ఫ్రెండు గానే కంటిన్యూ అవ్వుదామంటే, మళ్ళీ అదింకా నువ్వన్నట్టు ఫీలింగ్సెక్కువ దారి తీసి, ఇంకోటేదో అయిపోతుంది. మధ్యలో కట్ జేసి, చాలా మంచి పని చేశావు. అసలు మీ ఇద్దరెప్పుడైనా ఫోటోస్ ఒకరి ఫోటో, ఒకరు చూసుకోడం అదంతా ఏమన్నా జరిగిందా? లేకపోతే, ఏం చూడకుండానే అతను ప్రపోజ్ చేశాడా?
<giggles> అమ్మ! హ్మ్. అవునండి. హ్మ్.